ఆ! మన పనిని మనం ఇది, ఇది చేసుకోవాలండి. చేసుకొని
అదే మీరనేదేంటంటే మన సరిహద్దులు మనం పెట్టుకుంటే ఆ లిమిటెడ్ టైమ్‌లోనే మనం అన్నీ చేసుకోవచ్చంటారు.
ఆ! అ అ అన్ని చేసుకోవచ్చు. మన ప్రొడక్టివిటీ బాగుపడుతుందండి. ఆహ్, మరీ అసలు ఏమి లేకుండా, సారం లేకుండా కూడా, నిస్సారంగా కూడా జీవితమైపోకూడదండి. <smacks lips> సినిమాలకి చూసుకోవాలి, ఇవి చూసుకోవాలి, ఫ్రెండ్సు ఫ్రెండ్స్‌ని ఇన్‌వైట్ చేయాలి అన్నీ ఉండాలండి. కానీ, కొంచెం దాన్ని ఆహ్, క్రమబద్ధంగా చేసుకొని ఇది చేసుకొని చేస్తే "ఫ్రెండ్స్‌తో తిరుగుతున్నావురా?" అంటే తిరగాలండి ఫ్రెండ్స్‌తో కూడా. అప్పుడేదైనా కరెక్ట్ ఏది ఏదైన కష్టమోచ్చినప్పుడు ఏదైన కష్టమోచ్చినప్పుడు "నువ్వు ఎప్పుడు నాకు పట్టించుకున్నావురా?" అంటాడు వాడు కూడా.
ఓహ్! బా చెప్పారండి. కరెక్ట్, అవునవును. అవునవును. హ్మ్. అన్ని ఉండాలి. అన్ని సమపాలలోనే ఉండాలి. <giggles> అవునవును, అవును.
మనం ఒదిలేస్తే. సో, అట్లా కూడా మరి ఆ ఎక్‌స్ట్రీమ్‌ కూడా వెళ్ళిపోకూడదు. "ఫే ఫ్రెండ్స్‌తో ఫ్రెండ్స్‌తో తిరగకు చెడిపోతావు లేపోతే అక్కడ పార్టీలకి" అట్లా కూడా నేను చెప్పనండి. సో, అది అది ఎంత లిమిట్‌లో ఉండాలో అంత లిమిట్‌లో ఉండాలి. ఇది ఏ ఏ టైంలో ఏది సేయ్యాలో, ఎంజాయ్ చేసేదానికి టైం పెట్టుకోవాలి, పని చేసేదానికి టైం పెట్టుకోవాలి. అన్నిటికి బ్యాలెన్స్ చేస్తూ వెళ్తే మనకేంటంటే కొద్దిలో మెల్లా బావుంటుందండి మన లైఫు.
అదేలెండి అదే. హ్మ్. నైస్. అవునండి. బా చెప్పారు. అంటే ప్రతిదానికి మనం ఎంత ప్రణాళికాబద్ధంగా పెట్టుకున్నా, అన్నీ చేసుకోవాలి అన్నిటికి కాపోతే సరిహద్దుల్లో ఒక చిన్న బౌండరీ లాగా ఒక గంట, 2 గంటలు
ఆహ్, ద ప్ర ప్రతిదానికి ఒక చిన్న చిన్న బౌండరీ లాగా, కొ కొ కొంత కొంత మనకు కూడా ఒక సెన్సు. ఒక ఎంతో కొంత కంట్రోల్‌లో ఉంది సిట్యుయేషను. మరీ అవుట్ అఫ్ కంట్రోల్ మరీ పట్టించి జీవితాన్ని తెగిన గాలి పటంలాగా ఒదిలేయకుండా, ఎంతో కొంత మన మన కంట్రోల్‌లో కూడా ఎంతో కొంత ఉంచుకోగలుగుతున్నాం అన్న భావన కూడా మనకు ఒక ఫీలింగ్ కూడా ఏర్పడుతుందండి.
ఆ! అలా పెట్టుకుంటే అవును. అవును. హ్మ్. ఉంచుకోగలగాలి అది.

ఓకే. అదేలెండి. హ్మ్.
మళ్ళీ సాటర్‌డే అంటే సాటర్‌డే సెంటిమెంట్స్ కొన్నుం‌టాయి కాబట్టి, సండే అయితే మళ్ళీ మండే ఉంటుంది కాబట్టి, ఇలాంటి పార్టీస్‌కి వాటికి వీటికి మనవి జనరల్‌గయితే ఈ ఫ్రైడే నైట్ పెట్టుకోవడమనేది చాలా చాలా ఉత్తమమండి.
ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. నైస్. అంటే మీరు ఇట్లా ఇంత సిస్టమాటిక్‌గా ఇట్లా ప్రణాళికాబద్ధంగా చేస్తున్నారు గదా! అంటే ప్రతిరోజూ ఇలాగే ఉంటుందా? ఏంటి లేపోతే ఎప్పుడన్నా మీరు ఎంతది చేసినా మధ్యలో ఈ డిస్టర్బె‌న్సెస్ రావడం, లేపోతే ఇంటికి సడెన్‌గా ఇప్పుడు మీరు వర్క్ చేసుకునే టైంకే ఎవరన్నా అంటే చెప్పకుండా ఇట్లా వచ్చిన సందర్భాలు అట్లాంటివి. హ్మ్.
అవునండి. అ అ అవు అవుతుంటయి. అవుతుంటయండి. చెప్పకుండా ఒస్తుంటారండి. మనం కొంతమంది కమ్యూనికేట్ చేస్తుంటమండి. కొంతమంది కమ్యూనికేట్ చేయము చెప్పకుండా ఒస్తుంటారు. అది మనం కొన్నిసార్లు అటెండ్ అవ్వా‌ల్సొ‌స్తుంటుంది. కొన్నిసార్లు చాలా ఎమ్ ఎమర్జెన్సీ కాల్స్ కొ‌న్నొస్తుంటాయి. ఆ! ఎమర్జెన్సీ అది హెల్త్ బాలేదనో మరొకటో మరొకటో. ఆ! అలాంటప్పుడు మనం హ్మ్. ఈ షెడ్యూల్ చేసుకోవాలండి. కానీ ఏంటంటే అలాంటివి ఎ ఎప్పు‌డొ‌స్తుంటయి 10%, 20% టైమే వస్తుంటయండి. దాన్ని ఎక్స్‌క్యూజ్ చేసుకొని, మొత్తం 100% మనం ఇది ఈ దాన్ని సాకుగా తీసుకొని మరి ఇలగా ఒస్తాయి కదా! అని చెప్పి మొత్తం మన క మన కంట్రోల్ నుండి వదులుకోకూడదండి.
అవును. అవును. హ్మ్. అదే! మరి అలాంటప్పుడు మీరు ఎలా? ఆ! ఓకే. అవును. అవును. కరెక్టే. <chuckles> ఆ ముందునించే. ఆ! అవునవును. కరెక్ట్ అండి. ఆ!
ఓహ్! మన్ మా వా రో ప్రతిరోజు చెడ్డ రోజు మనకుంటదండి. ఇప్ ప్రతీ స స సమ్ వజ్ ఒచ్చినప్పుడు చెడ్ అట్‌లీస్ట్ మనం న్యూట్రల్‌గా ఉన్న రోజులైనా మనం ఇచ్చేసుకున్నామనుకోండి
<giggles> ఓకే. ఓకే.
అప్పుడు హ్మ్. ఓహ్! మన ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుందండి. లేపోతే అంటే అదొక సాకుగానే మారిపోతుంది. హ్మ్.
నైస్. అంటే ఎప్పుడోకప్పుడు మీరనేదేంటంటే ఆ! ఒడిదుడుకులనేది ఒస్తాయి. అట్లా అని మనం అంతా ఆపేసుకోవద్దు అనంటారు.